అయితే మనకి, సాంస్కృతి సంప్రదాయాలనేవి చాలా మన ఆహ్, మన భారతదేశంలో స్పెషల్లీ మన ఆహ్, మన వైపు ఉన్న తెలుగు రాష్ట్రాలకి, సాంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికి గూడా చాలా ముఖ్యం. పండుగుల టైంలో మనం ఎలా ఉంటాము, ఎలా సాంప్రదాయాలు పాటిస్తాము, ఎటువంటి దుస్తులు వేసుకుంటాము, <sniffs> ఆహ్, పెళ్లి అనే ఒక ఆహ్, వ ఇది ఆ ప్రతి ఒక్కటి పూజలు దగ్గర నుంచి అన్నిటికి సాంప్రదాయం అనేది, మనం ఇప్పటికి గూడా ఎంతో కొంత పాటిస్తూ వచ్చాం అనమాట. అయితే ఇలాంటి విషయంలో ఆహ్, సంప్రదాయం విషయంలో ఒక దుస్తుల విషయానికోస్తే ఆహ్, ఇప్పుడు మనకున్నవి సరీస్, కుర్తాలవి మన సంప్రదాయబద్ధమైన దుస్తులు అని చెప్తారు కదా! వాటిపై అసలు మీ ఒపీనియన్ మీ యొక్క భావం ఏంటి?
హ్మ్. ఓకే. ఆ! నేనైతే గనక అండి, చీరని ఎక్కువగా ఇష్టపడతాను. అలానే ఆహ్, కుర్తా అంటే ప అదే పంజాబీ డ్రెస్సని మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం.
హ్మ్. హ్మ్. హ్మ్.
పంజాబీ డ్రెస్ కానీ, చుడీదార్ కానీ మనం ఇలా అంటూ ఉంటాము. నేను 2 వాటిని చాలా అంటే, చాలా ఇష్టపడతానండి. 2 వాటిని ధరించడం కానీ నాకు చాలా ఇష్టము.
హ్మ్. హ్మ్.
ఎందుకు అంటే గనక, అది బట్టలనేది మనకి సంస్కృతి కూడా. ఒక ట్రెడ్ అంటే మన ఇండియన్స్‌కి మన భారతదేశం వాళ్ళకి ఆహ్, చీర అనేది ఒకా అంతే కదా! ఒక ఎమోషన్‌ లాగా గూడా అంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కాకపోతే కట్టే విధానాలు మార్పై ఉంటాయి కానండి. ఈ రకరకాలుగా కడతారు. కొంతమంది పైటనేది లెఫ్ట్ యేస్తారు. కొంతమంది రైట్ యేస్తారు. కొంతమంది పైనుంచి తీసుకొచ్చి అంటే ఒక్కొక్క చోట, ఒక్కొక్క మార్వాడి స్టైల్ ఉంటుంది. మీరు గమనించారో లేదో.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును.
అవునండి. కానీ నాకు చీర అనేది ఒక్ చాలా అంటే, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాను. అంటే చ చెప్పాలి అంటే, చీరని ఆహ్, ఎమోషనల్ అనే గాదు. ఫోటో తీయడం కోసం అయినా సరే, నాకలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎక్కువగా నేను నా 20 ఇయర్స్ ఆ టైంలో నేనెక్కువ ఫోటోస్ ది అంటే కరోనా టైంలో
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
శారీస్ కట్టుకొని ఫోటోస్ దిగడం అంటే చాలా అంటే చాలా ఇష్టపడేదాన్ని.
ఓకే. అంటే ఆహ్, మీరిప్పటికి కూడా అదే ప్రి ప్రిఫర్ కూడా జేస్తారు. ఈ రోజుటి వరకు కూడా.
అంటే, ఆహ్, ఎప్పుడైనా కట్టుకుంటా. దాన్ని రెగ్యులర్‌గానే కట్టుకోను. అంటే అకేషన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనము ఇంట్ మన ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళుంటాయి కదా! అన్నయ్యలు గాని, పిన్ని వాళ్ళ పిల్లలు కానీ, అలాంటి వాటికి చీరలు కట్టుకోవడమిష్టము. లేదా, మామూలుగా డైలీ వేర్ కానీ, అలాంటి వాటికి నేను ఆహ్, కుర్తాస్ కానీ, ఇలాంటివి యూజ్ చేస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలెండి. అయితే ఇప్పుడు మనకి ఆహ్, దాన్నేంమంటారు? ఆహ్, రకరకాలు ఆహ్, ఆహ్, ఆహ్, విధాలు అంటే ఇప్పుడు శారీ అనేది కట్టే విధానములో కూడా సంప్రదాయమే సంప్రదాయం చూపిస్తారు అనంటారు. ఆ! హ్మ్. ఈ రోజుల్లో శారీని కూడా ఏంటంటే రకరకాలుగా మోడ్రనైజ్ చేసేసి దాని యొక్క విలువను తీసేసారు చాలా వరకు. <sniffs> ఆ! హ్మ్. సో, ఆహ్, హ్మ్. దాని మీద మీ అభిప్రాయం?
అవునండి. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా. ఏంటి అంటేనండి, ఇన్ని ట్రెడిషన్స్ ఒచ్చినా, ఎన్ని మోడ్రన్ గాని, వెస్టర్న్ కానీ, ఎన్ని ఒచ్చినా సరే, తెలుగు సాంప్రదాయం అంటే, పెళ్ళి అన్న తరువాత కట్టుకోవాల్సింది పట్టు చీరనే.
హ్మ్. హ్మ్.
తలంబ్రాల చీర అంటే అంటే నేను ఈ మధ్య కాలంలో చూసానండి. తలంబ్రాల చీర అంటే మీకు ఐడియా ఉందో, లేదో, నేస్తారు. వైట్ కలర్ మీద రెడ్ కలర్‌దే అందం ఒస్తదండి. మీరు గమనించారో లేదో!
ఉంది. వైట్ కలర్ వైట్ అండ్ రెడ్డా అది? వైట్ అండ్ గోల్డా?
వైట్ అండ్ గోల్డ్ దానికి అంచుంటుంది చూసారా? అంచు రెడ్ కలర్ అంచు, బ్లూ కలర్ అంచు, పింక్ కలర్ అంచు. మీరు గమనించారా ఎప్పుడైనా ఇవి చూసారా?
హ్మ్. హ్మ్. నేను వైట్ అండ్ గోల్డే తలంబ్రాల చీరనుకుంటున్నా.
అవును. వైట్ అండ్ గోల్డె దానికి అంచొస్తుందండి. చీరకి బార్డర్ ఒస్తుంది కదా!
ఆ! రైట్ ఓకే. సో, అది ఆహ్, రెడ్ ఉండొచ్చు. ఆ! రైట్ ఓకే. హ్మ్. హ్మ్.
బిగ్ ఆ! అవును. అవును. నాకైతే గనక అండి. రెడ్‌లో ఉన్నంత ట్రెడిషను ఆహ్, నేను ఈ మధ్య కాలంలో ఒకరి దగ్గర చూసానండి బ్లూ కలర్ ఇచ్చారు అంచు. బోర్డరనేది బ్లూ అసల బావుంటుందా? అంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్‌లుంటాయి. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే గనక పాతకాలం నుంచి వస్తున్న చీర ఆహ్, ఎరుపే ఉంటుంది. ఎరుపు కానీ లేదంటే గనక ప్లెయిన్ వైట్ ఉంటుంది సారీ. కానీ వీళ్ళు ఏంటి కొత్తగా బ్లూ కలర్ అని అనిపిచింది. కానీ పాత కాలంవి అవేప్పటినుంచో వస్తున్న ట్రెడిషన్స్‌ని మనం వాటిని మనం గౌరవిస్తూ ఆహ్, కట్టుకుంటే బావుంటుందని నా అభిప్రాయమండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. నిజం బా జెప్పారు. ఆహ్, హ్మ్. అయితే ఇప్పుడు మీరొకవేళ శారీ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కట్టే విధానంలో ఆహ్, సంప్రదాయమే పాటిస్తూంటారా?
ఖచ్చితంగా అండి. అంటే కొన్ని కొన్ని సార్లనిపిస్తుంది. చిన్నప్పుడు ఇప్పుడు కాదు కానీ చిన్నప్పుడేంటి అంటే గనక, మార్వాడి పైట వ అంటే ఆహ్, మనకి ఫంక్షన్సుంటాయి కదా! ఆడ పిల్లలకి చిన్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, లంగా ఓణి ఇలాంటి ఫంక్షన్సుంటాయి కదా! ఆ ఫంక్షన్‌లో అయితే గనక నాకు చీర పెట్టారు. చీరని దాన్ని నార్మల్‌గా ఒకసారి కట్టారు. ఇంకొకటేంటి అంటే గనక, మార్వాడి స్టైలొకటి కట్టారు. నేను ఫోటోస్ దిగేటప్పుడయితే గనక సింగిల్ ప్లీటుంటుంది కదా! నేనది ఇష్టపడతాను. అలా వేసుకొని సింగిల్‌గా ఇలా కానీ మళ్ళి దాన్ని క్యారీ చేయాలి అంటే గనక అంటే ఇప్పుడొక ఫంక్షన్‌కెళ్ళాను అనుకోండి. దాన్ని ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటాను. అది ఎక్కడ చీర జారకోకుండా అంటే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు కట్టిన అంటే కట్టుకొని చేస్తారు జూసారా వాళ్ళ పనులు ప్రత్తి పని చేసేస్తారు కొంతమంది ఇంట్లో వాళ్ళు. చీర కట్టి, అంట్లు తోముతారు, ఇల్లూడుస్తారు కానీ నేనైతే గనుక ఫంక్షన్‌లో గూడా క్యారీ జేసుకోలేను. అంటే ఎక్కడ జారిపోయిద్దా అని భయమేస్తది ఆ చీర.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలెండి. ప్రాపర్‌గా ఉండాలి హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్.
కానీ చీరలో ఉన్ అమ్మాయి ఒక అమ్మాయి చీరలో ఉండే అందం ఇంకా నాకు ఎన్ని బట్టలు వేసుకున్నా ఎంత మోడ్రన్‌గా ఉన్నా చీరకున్న అందం కానీ, అమ్మాయికి ఉన్న అందం కానీ కనిపిచ్చేదల్లా ఈ సాంప్రదాయ దుస్తులైన చీరలోనే కనిపిస్తుంది అనేది నా అభిప్రాయమండి.
నిజమండి. నిజం. మనం అయితే కరెక్ట్‌గా జెప్పారు. ఆహ్, మరిప్పుడు ఆహ్, కొన్ని కొన్నిసార్లేంటంటే ఆహ్, మనకీ <smacks lips> ఆహ్ ఈ ఎస్పెషల్‌గా పండగలప్పుడు ఓకే. పండగలప్పుడేంటంటే, దాదాపుగా మన ఇండియా తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో అయితే ఆహ్, చీరలే కట్టుకుంటారు పూజలు జేసేటప్పుడు. ఓకే.
అవునండి. ఖచ్చితంగా అండి. చిన్నప్పటినుంచి మనం చూసేది ఏదైనా సరే పండగొచ్చిన, పెళ్ళొచ్చినా, ఏ శుభకారమైనా సరే. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అమ్మయినా, నాన్న నాన్నగారేమో పంచానూ ఇలాంటివి గట్టుకుంటారు. అమ్మేమో ఖచ్చితంగా చీరనే. అమ్మమ్మలైనా సరే చీరలే. ప్రతొక్కరు చీరలు కట్టుకొనే చాలా అందంగా గనిపించేవారు. అంతే కదా! ఎప్ ఎవరన్నా మనం చిన్నప్పుడు డ్రెస్సులేసుకొని మన అమ్మవాళ్ళు రావడం మీరు చూశారా?
హ్మ్. హ్మ్. లేదండి. అస్సలు. హ్మ్. అప్పుడు అలా
హ్మ్. అ అ అప్పుడు తెలిసేది కాదండి. మన అమ్మలేంటో ఎప్పుడు చీరలు నాకే నిజంగా మా అమ్మగారు ఇప్పటికి ఎప్ నేనసలు ఒక్కసారి గూడా డ్రెస్‌లో చూడలేదు నిజంగా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! నాకనిపిస్తూ ఉంటుంది. ఆహ్, ఎప్పుడు అమ్మ చీరనేనా? అంటే ఇంకా వేరేవి కూడా ఏదీ ఏసుకోడం చూడలే నేను. అంటే కొంతమంది ఇంట్లో నైటీ‌లు అలా గూడా వేస్తారు గదా! అస్సలు నేనా అస్సలు దేంట్లోనూ చూడలేదు. అమ్మెప్పుడు చీరనే గట్టుకునిద్దేంటి? ఏవైనా డ్రెస్సు‌లేసుకోవచ్చు కదా! అననిపిచి అనిపిచ్చేది నాకు. కానీ ఇప్పుడు ఏంటి అంటే గనక, కొంతమంది ట్రెడిషన్ అనేదొదిలేసుకొని, అంటే డ్రా అంటే డ్రెస్సులేసుకునే ఎవరిష్టం వాళ్ళది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఎందుకంటే, వాళ్ళు చీరలోనే బావుంటారు. కొంతమంది బా బొద్దుగా ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆళ్ళు చీర క హైటున్న పర్సనాలిటీసు చీర కడితే బొద్దుగా ఉండి చాలా బావుంటారు.
హైటున్న పర్సనాలిటీసు చీర కట్టి
బొద్దుగా అండ్ చీరగా చీర కడితే బావుంటారు అంటున్నారు.
ఆ! హైటున్న వాళ్ళకి గదా! అదే. హ్మ్. నిజం. వాళ్ళకి నిజంగా శారీ చాలా అప్పుతదన్నమాట వాళ్ళకి. <clears throat> అయితే ఆహ్, మీకెప్పుడైనా ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికేంటంటే చాలా వరకు ఫ్యాషన్ ట్రెండ్స్ అనేవి ఎంతో డిఫరెంట్ డిఫరెంట్‌గా ఒచ్చినాయన్నమాట. ఆ ప్రాసెస్సు అదంతా గూడా. ఓకే. <sniffs> అయితే ఎప్పుడైనా మీరు ఆహ్, హ్మ్. దీన్నేమంటారు? ఆహ్, ఇ ఇ ద కనీసం ఒకసారి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం. అంటే నేను గూడా ఇలా జేస్తాను. ఇలా ఆహ్, ఇలా ఉంటాను. ఆహ్, ఇట్లా ఉండాలి అని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం ఏమైనా జరిగిందా? జరిగిన సం సంఘటన.
హైటున్నవారు. అవును. అవునండి. చాలా బాగా బావుంటుంది. అవునండి. అవును. అవునండి. అంటే వెస్ట్రన్‌వి అవి అంటారా జీన్స్ అవి? ఆ! నేను జీన్స్ కూడా వేసుకుంటానండి. వేసుకోనని చెప్పను. కానీ ఏంటి అంటే అవి కూడా మన మంచికే. ఆల్ ఆర్ ఫైన్ అన్నమాట. ఎందుకు అంటే ఆహ్, ఇప్పుడు మనము ఒక ఆఫీసు‌కి వెళ్తున్నాము. ఆఫీ‌సుకి వెళ్ళినప్పుడు డైలీ అంటే కొన్ని చోట్ల రూల్సుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం హె ఆహ్, ఎయిర్ హోస్టెస్‌గా జేస్తాం ఏరోప్లెయిన్ దగ్గర ఎయిర్ హోస్టస్‌గా. వాళ్ళు చీర కట్టుకొని వెళ్ల అంటే అన్‌ద కొన్ని చోట్ల కొన్ని రూల్సుంటాయి కదా!
ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆహ్, అంటే <chuckles> నేను నాకు ఇప్పుడు నేను మీకు చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. మనకి ధోని మూవీలో అది చీర కట్టుకునే ఉంటది అనుకుంటగా. అది వేరేదవట అది ఏరో
ఓకే.
గుర్తుందా మీకు?
ఆ! ఆ! అవును. గుర్తుంది.
ఆ! అది రిసెప్షన్ ఏరియా‌లో అనుకుంట తను కట్టుకున్నాది. అంటే, నాకది గుర్తొచ్చింది వెంటనే అంటే ఎయిర్ హోస్టెస్ అన్న వాళ్ళు వాళ్ళకి రూల్స్ ఉంటాయి. కొన్ని ఆఫీస్‌లో, కొన్ని రూల్స్ ఉంటాయి. శారీస్‌ కట్టుకోకూడదు. ఆహ్, కొన్ని రూల్స్ పాటించాలి అన్నప్పుడు మనం వాటికి ఒబే అయ్యుండాలి.
ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇంకొకటేంటి అంటే గనక ఆహ్, కొంతమంది డ్రెసెస్ కంటే కూడా, కంఫర్ట్ శారీస్‌లో ఉంటారు. కొంతమంది నేను ఆఫీస్‌లో కంఫర్ట్‌గా ఉండాలంటే, కుర్తాస్ ఇట్లాంటివి నాకు కంఫర్ట్ అనుకోని, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. అలా అని చెప్పేసి, మనం మన సాంప్రదాయాల్ని మర్చిపోయి ఉండకూడదు.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. కరెక్ట్ చెప్పారు.
దానికి దాన్ని విలువిచ్చుకుంటూ దేనికి అదే. ప్రతి దానికి విలువిచ్చుకుంటూ చేసుకోవాలి. అదే, దాన్ని మన సంప్రదాయాల్ని ఫాలో అవ్వాలి. అంతేగాని చీరల నేను పెళ్లికి చీర కట్టుకోను. మాడ్రన్ డ్రెస్ ఏసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా!
హ్మ్. <sniffs> హ్మ్. నిజం కరెక్ట్ చెప్పారు. అంటే మనకేంటంటే, ఆహ్, ప్రొఫెషన్‌గా ఒకవేళ అది మనకి డిమాండ్ చేస్తే, ఆ ప్రొఫెషన్‌కి మనము విలువ ఇచ్చి అలా మారొచ్చేమో కానీ, స్వతహాగా మనమేంటి, మనం ఏ ప్రొఫెషన్ కాదు. మనం ఇండివిజువల్‌గా ఖాళీగా ఉన్నా, మనం ఎటువంటి దుస్తులు వేసుకుంటాం అనే దాని మీద మనది ఆధారపడి ఉంటుంది. కరెక్ట్.
ఖచ్చితంగా. అవునండి. అవునండీ. అవునండి. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా. ఏంటి చీర మన సాంప్రదాయాలసల వదలొద్దు అని <giggles> అంటున్నాను. వదలకూడదు కూడా. దాంతో పాటు మన వాటికి మనం విలువిచ్చుకుంటూ, మనం మన కంఫర్ట్ అనేది గూడా చూసుకోవాలి, అనేది నా అభిప్రాయమండీ. అదే కాదు, ఒక చీర అనేది పట్టు చీర అనేది మీరు, మీరు గమనించారో లేదో ఎంత ఎన్ని పోగులో చేస్తారన్నమాట. ఒక మనకి ఒక పురుగు నుంచి ఒస్తాయన్నమాట దారాలనేవి.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
చీరని నేస్తారు. చి మధుపర్కాలు చేస్తారు. ఎంతో అంటే ఇప్పుడు డ్రెస్సులంటే ఏముందండి ఒక కాటన్ ఫాబ్రిక్ కానీ వాటితో. కానీ చీర అనేది అలా కాదు కదా! అది ఒక ఆర్ట్. ఒకళ్ళు ఎవరో నేస్తారు చీరనేది. ఎంతో కష్టపడతారు.
హ్మ్. హ్మ్.
చేతిని, చేతితో నేస్తే ఒకొక్క ఒకప్పుడు అంత ఉండేది కాదు. అంత డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడేంటి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు నేసిన చీరలని ఎక్కువగా ఇష్టపడడం
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
చేతితో చేసినవి హాండ్ మేడ్ అని లేదు అంటే మనం ఇప్పుడెళ్ళిన ఒక షాప్‌కెళ్ళామనుకోండి. నేను మొన్న ఈ మధ్య మంగళగిరి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ చీరలు చూపించారు. ఇది మెషిన్ మేడ్ అండి. ఇది మెషిన్ మేడ్ కాబట్టి ఇది తక్కువ కాస్ట్. ఇది హ్యాండ్ మేడ్ అండి. దీనికింత కాస్ట్ అండి అని మాకు క్లియర్‌గా చెప్తున్నారు ప్రతీదీ.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
చీరల్లో, చీరల్లో ఇన్ని రకాలుంటాయా అంటే మనుషులు నేస్తారు. ప్రింట్ కూడా మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు మనకి చీరల మీద పెయింట్‌లేసేవాళ్ళు.
హ్మ్. చీరల మీద పెయింటులు. ఆ! అవునవును. గుర్తుంది. మా మమ్మీ గూడా చేసేదది. ఒక చీర హ్మ్. హ్మ్.
అదే కాదండి. ఎంబ్రాయిడరింగ్ చేస్తారు. ఇప్పటికి చేస్తున్నారు. ఎంబ్రాయిడరింగ్ కానీ ఇలాంటి ఆహ్, అలాంటివి. అంటే పూలు కుడతారు కదా! మనకి ప్లెయిన్ చీరల మీద పూలు కుట్టడాలు లేదంటే కుందన్ వర్క్ అతికిచ్చుకొని ఒకప్పుడు అది బాగా ఫేమసన్నమాట. పైయింట్
హ్మ్. హ్మ్. హ్మ్. నిజం. నిజం అది. హ్మ్.
ప్లెయిన్ బ్లాక్ శారీ దీసుకొచ్చుకొని దాన్ని ఫాబ్రిక్ గోల్డ్ కలర్ ద అంచు చేసుకొని
హ్మ్. హ్మ్. హ్మ్.
పెయింట్‌లేసి. ఇలాంటివన్నీ రకరకాలుగా చేసేవారండి. ఆహ్, చీరల్లో గూడా కట్టే విధానం ఇలా కట్టుకోవచ్చా, మనల్ని మనం ఇలా చూపించ్చుకోవచ్చా, అనేది మనకి చీరల్లోనే తెలుస్తుంది అని అనుకుంటున్నానండి నేనైతే గనక.
హ్మ్. నిజం. నిజం. బాగా జెప్పారు. <sniffs> ఆహ్, హ్మ్. అంటే ఆహ్, మన సాంప్రదాయాన్నెప్పుడు మర్చిపోవద్దు అనే విధ అనే అంశం అయితే నాకు బాగా నచ్చింది. <sniffs> అయితే ఇప్పుడు, కుర్తాల విషయానికొస్తే అండి కొన్ని, కొన్ని సాంప్రదాయపు కుర్తాలు ఫ్యాబ్రిక్ వల్ల సాంప్రదాయం అని జెప్తామా మనము? లేకపోతే దాని <sniffs> ఆహ్, స్టైల్ వల్లనా? అంటే ఇప్పుడేంటి కొన్ని, కొన్ని కుర్తాలు మోడర్నైజ్డ్‌గా కుడొస్తున్నాయి. కొన్ని కుర్తాలు జూస్తే, అవును. ఈ కుర్తా 100% సాంప్రదాయబద్ధంగానే ఉంది అని ఎట్లా మనం డిఫరెన్షియేట్ జేస్తాము?
అవునండి. అవునండి. అంటే కొన్ని ఇప్పుడు మనం ఆహ్, కుర్తాస్ అనేవి స్టిచింగ్ చేయించుకోవచ్చు. లేదు అంటే, రెడీమేడ్ దొరికేస్తున్నాయి మనకి. ఇపుడు మనం పార్టీ‌వేర్ అంటే గనక, కొంచెం పార్టీ‌వేర్ ప్రిఫర్ జేస్తాం. అంటే కొంచెం హెవీ‌గా, హెవీ‌వర్క్ ఉండి. అలాంటివి మనం పార్టీ‌వేర్ అనుకుంటాము.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అవి మనం కొంచెం బయటకెప్పుడైనా వేసుకు వెళ్ళాలన్న అలా. ఇప్పుడు కుర్తాల్లో కూడా మనకి మోడర్న్‌గా డిజైన్‌లొస్తున్నాయి. మీరు చూసారో లేదో? బ్యాక్కు హోల్లు పెట్టడాలు, చేతులు హ్యాండిల్‌కి పెట్టడాలు, హోల్స్ పెట్టడం.
హ్మ్.
మీరు గమనించారా ఇవి? లాగా పెడతారు. మనం బ్లౌజులు ఎలా అయితే కుట్టిస్తామో, అలాంటివి రకరకాలువి వస్తున్నాయి. ఏంటి అంటే ఓకే అది ఆహ్, అంటే కొంతమంది జీన్సులు, క్రాప్ టాపులు లేకపోతే జీన్స్ మీద షా అదే నీ లెన్త్ టాప్స్ వేసుకునే బదులు, ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తున్నారు.
ఆ! ఆ! అవునండి. గమనించాను. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే అండి. బాగా బాగా చెప్పారు. అయితే మనకి ఓవరాల్‌గా అయితే ఆహ్, సంప్రదాయం అనేది మనము, మనము ఆహ్, క్యారీ చేసే దుస్తులు. వాటిలో ఉన్న ఏదైతే ఆహ్, మెయిన్ పర్పస్ ఉంటదో దాన్ని పోగొట్టుకోకుండా, <sniffs> ఆహ్, మనం ఇప్పటి ఇప్పటికి కూడా దాన్ని విలువ ఇస్తూ చేయొచ్చు అంటారు.
అవునండి. అవును. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటి అంటే గనుక మనం వేసుకునే బట్టల్లో కూడా చాలా ఫాబ్ అంటే కుర్తాస్ అన్నారు. దాంట్లో కాటనుంటుంది, రేయానుంటుంది, ఇంకా షిమ్మర్ అని, లేదంటే గనుక జార్జెట్ అని, చీరల్లో కూడా అంతే. షిమ్మర్ షి షి షిమ్మర్ శారీస్ ఉంటున్నాయి. జార్జెట్ ఉంటున్నాయి. కాటన్, ఇంకా మంగళగిరి, ఉప్పాడ, ఆహ్, బెం బెంగాలీ, ఆహ్, గద్వాల్ అని ఇలాంటి రకరకాల చీరలుంటాయండి. నారాయణపేట్ మీకు గుర్తుందో? లేదో? నారాయణపేటలో కూడా డ్రెసులు కుట్టించుకుంటున్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. డ్రెసులు కుట్టించుకుంటున్నారు. <chuckles> హుహు. హ్మ్.
అవునండి. నారాయణపేట్ చీరలని, లంగావోనిలని, ఇలా రకరకాలవన్నీ వచ్చాయండి. ప్రతీదీ మన తెలుగు సాంప్రదాయం అనేది గౌరవిస్తూ, ప్రతి ఒక్కరు ఏంటి అంటే గనక ఆహ్, ప్రొఫెషనల్ తగ్గట్లు అంటే ఉద్యోగరీత్యా క వేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు వెస్టర్న్ వేసుకోవడానికి కూడా తప్పు లేదు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బా చెప్పారు. ఓకే అండి. అంటే మీ సాంప్రదాయం ప్రకారం, మీ ఆలోచనేంటి? మీరు సారీకి, కుర్తాలకి ఇచ్చే విలువ ఏంటి? మీరు వాటిని ఎలా చూస్తారు? ఈ రోజుల్లో ఎలా చూడాలి? అన్నీ చాలా చక్కగా మాట్లాడారు. మీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ తప్పకుండా మాట్లాడుదాం. ధన్యవాదాలు.
మీతో ఈ సారీ, కుర్తా వంటి సంప్రదాయాల దుస్తుల గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.